ఇప్పుడు, తప్పులు ప్రతి చోట జరుగుతూంటాయండి. ప్రతి మనిషి తప్పు చేస్తూ ఉంటాడు. తప్పు చేయని మనిషి అంటూ ఉండడు. ఆహ్‌, హ్మ్, అలాంటప్పుడు ఈ కొంతమంది ఒక్కోసారి తప్పు చేసినప్పుడేమో, వాళ్ళ మీద నమ్మకం కొంచెం పోతూ ఉంటుంది. ఆహ్, ఈయన ఆహ్, ఎప్పుడు ఏళ్తే ఇలాగే చేస్తాడండి అనేటువంటి ఫీలింగొస్తూ ఉంటుంది. దీన్ని మళ్ళీ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలంటే, ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలంటారు?
హ్మ్. అవునండీ. హుహు. హ్మ్. హ్మ్. ఆ! ఫస్టు మనం తప్పు చేసినామని ఒప్పుకోవడమే మనకి మనం ఒప్పుకోవడమే ఒక పెద్ద విజయమని జేప్పాలండి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే, నేనే కరెక్టు నా పెర్స్పెక్టివ్‌లో నేను కరెక్టే మాట్లాడాను. వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే ధోరణిలోనే ఉంటారెప్పుడు. అయితే
హ్మ్. హ్మ్. అంతేనండి ఎవరికాళ్ళు నేనే కరెక్ట్ అనుకుంటారు. అది కరెక్టే.
అవును. అయితే మనమేప్పుడైనా కోషీనప్పుడు సడెన్‌గా ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంటే, మనకు మనం అనిపిస్తదన్నమాట, ఏంటి నేను ఇంత నోరు లూజ్‌గా మాట్లాడేసానా, అనవసరంగా ఈ మాట మాట్లాడేది లేకుండే అని ఫీలవుతాం కదా! గిల్ట్‌గా అక్కడి నుంచి మనం
హ్మ్. ఎప్పుడు ఆత్మ ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడు, ఇలా బాధపడుతూ ఉంటాం అంతేనంటారా?
అవును. అప్పుడే మనం తప్పు చేసినామనేది మనకి తెలుస్తది. ఎప్పుడైతే తెలుస్తదో, అప్పుడే మనం ఒక స్టెప్పేసి, ఇప్పుడెవరు తప్పుంటే, ఫస్ట్ వాళ్ళెళ్లి సారీ చెప్పాలి కదా! అది బేసిక్ రూలు. అయితే, మనం తప్పు చేసినామని యాక్సెప్ట్ జేస్తేనే మనం వాళ్ళతో నేళ్లి మాట్లాడడానికి ట్రై జేస్తాము, ఆ బంధమనేది నిలూస్ నిలుస్తది ఎక్కువ కాలం. అదేవరైనా సరే అండి, రిలేటివ్స్ కానివ్వండి, పేరెంట్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పార్ట్నరు ఓకే. మ మన హ్మ్. మన తప్పున్నప్పుడు మనం ఒప్పుకోవాలి. లేదు నేను నా తప్పున్నా నేను ఒప్పుకోను, మీరోస్తే రండి, లేకపోతే మీ చావు మీది అంటే, ఇంకా అది ఎప్పుడేంటే వాలేందుకొస్తారు? వాళ్ళ తప్పు లేనిది. కాబట్టి ఇంకా అది అక్కడే బ్రేకైపోతదన్నమాట అది, ఆ రిలేషన్ గాని, బే ఆహ్, ఆహ్, ఫ్రెండ్‌షిప్ వాటెవర్ అది. బ్రేకయిపోతదన్నమాట. అయితే నైనేంటంటే <coughs> ఎలాంటి తప్పు అంటే, నేను గూడా ఒక్కొక్కసారి నోరు జా జారడము ఆహ్, ఇలాంటి క్షణికావేశంలో, నాకు కోపం ఎక్కువన్నమాట, ఆహ్, అంటే కొంచెం తగ్గింది ఒకప్పటితో కంపేర్ చేస్తే. అయితే ఇలాంటివి జేస్తుంటానన్నమాట, అయితే మా హస్బాండ్‌తోనేటంటే ప్రాబ్లమ్, ఎప్పుడన్నా ఒకోసారి ఆహ్, ఆర్గ్యుమెంటైయినప్పుడు నేను నోరు జారేసి ఆహ్, నువ్వు నువ్వయితే జేస్తావా, నీకైతే దేలుసా, నీకే అన్ని దేలిసినట్టు చేయకు, నువ్వు నాకు చెప్పకు, అని కొంచెం పొగరుగా మాట్లాడతాననమాట. అంటే ఒక హస్బెండు అనే రెస్పెక్టుండాలి గాదా!
ఆ! ఆ! అవ్ హ్మ్. హ్మ్. అంతే కరెక్టే నండి. కరెక్ట్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంతే రారు కదా! ఆహా! ఆహాహా! హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఉండాలి.
ఆ! అట్లా లేకుండా నేను చిన్నదాన్నయినా సరే ఆహ్, చిన్నదాన్ని చిన్నది, పెద్దది పక్కన పెట్టు, హస్బెండన్నప్పుడు రెస్పెక్టివ్వాలి. సో, అలా లేకుండా నేను ఒకొక్కసా అయినా కూడా ఆయన ఒక్క మాట కూడా నన్ననరు. తర్వాత హ్మ్, అంటే ఎప్పుడు నీ నీ మీద నమ్మకం లేదని కూడా ఎప్పుడు అనరు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను క్షమించేస్తారు. ఏదో చిన్న పిల్ల అన్నట్టు వదిలేస్తారు. కాకపోతే మనది, మనకి ఒక 2, 3 అవర్స్ తరువాత నేను కూర్చొని ఆలోచిస్తే, ఇంత బాధ అనిపిసంటే, ఇంత మంచి మనిషిన నేను బాధపడి బాధ పెట్టింది అని. ఇంకా అప్పుడు <smacks lips> అంటే, డైరెక్ట్‌గా వెళ్లి సారీ చెప్పడానికి నాకు ధైర్యముండదన్నమాట. అంటే ఒక ఇగో‌నో, అదేంటో ఆడవాళ్ళకి అదడోస్తుంటది. అలా గాకుండా నేనేం జేస్తానంటే, తనకేదైనా ఫేవరైట్ డిష్ గానియండి, లేదంటే ఒక లెటర్ రాసి ఆహ్, అలా అక్కడ బెడ్ మీదనో ఆయనది వర్క్ ఫ్రామ్ హోమే ఎక్కడికెళ్ళడు ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి ఏదో టీ ఇచ్చినప్పుడు కు మా ఆయనకి కప్పు సాసర్‌లో తాగడం అలవాటన్నమాట. ఇంట్లో తాగినా సరే, ఆ 2 ఉండాల్సిందే. అదేంటో మేము ఊరికే స్టీలు కప్పు గ్లాసులో తాగే తాగేస్తాం ఛాయి, ఆయనకేంటంటే, కప్పు, సాసరు రెండుండాలి. సో, కప్పు సాసర్ మధ్యలో చిన్న స్టిక్కీ నోట్స్ పెట్టేసి, సారీ అని రాసి ఇచ్చేస్తుంటనన్నమాట. సో
హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హూహూ. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హుహు. హుహు. హ్మ్. ఓహో! అద్భుతమైన ఐడియా ఇది. ఇంత అద్భుతమైన ఐడియా, ఐడియా ఎవరికి నిజంగా ఆ!
<chuckles> అంటే అ అక్కడ నా కన్వీనియన్స్ నేను జుసుకున్నాను. నేను డైరెక్ట్‌గా చెప్పలేను గాబట్టి, ఇలా జేస్తున్నా.
ఆహా!
<giggles> సో అట్లా
అంటే సారీ అంటే, సారీ అంటే ఆయన్ని క్షమించేస్తారా?
అసలు నేను చెప్పకున్నా క్షమిస్తారు. ఆయనంత మంచి వాళ్ళసలు. ఏముండదు తెలుసా? కోపము ఆ క్యారీ చేయడమనేది. మళ్ళీ నేను వెళ్లి ఇట్లా మాట్లాడితే, "ఏమైంది? పడుకో, ఆ! నిద్రొస్తుందా? పడుకో, రెస్ట్ తీసుకో, అసలేమి పనుండదు. అయినా కూడా రెస్ట్ తీసుకో, <giggles> పడుకో, నీకేవైనా గావాలంటే చెప్పు, ఫ్రిడ్జ్‌లో చాక్లెట్స్ అయిపోయినాయా? నేను తీసుకొచ్చి బెట్టాలా?" ఇంత అస అసలెవరండి? ఇంట్లో ఒక చిన్న పాపలా జూస్తరు. "ఇవి గావాలా? అవి గావాలా?" అని. సో, అంతా నేను హ్మ్.
ఓకే. ఎహ్, హ్మ్. ఆహా! హ్మ్. హ్మ్. అంటే ఇలాంటి వాళ్ళు నిజంగా మీ అదృష్టంగా చెప్పుకోవాలి. కోటికొకరుంటారు అన్ నూటికి కూడా ఉండరు. కోటి మందిలో వహ్ <giggles> ఓహ్! ఒకలుంటారనమాట. హ్మ్.
అవునండి, అవును. నేనూ స్టార్టింగ్‌లో మ్యారేజయినప్పుడు చెప్పాననమాట. నాకు ఫ్రిడ్జ్ నిండా అంటే ఫ్రీజరుంటది కదా పైన, అలా ఎక్కువ చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్‌తో నింపేయాలి. నాకు చిన్నప్పటి నుంచి డ్రీమనమాట. నాకు కొనియమంటే కొనిచ్చేవాళ్ళు కాదు మా పేరెంట్స్. అయితే నేను సంపాదిచ్చుకునే టైంలో ఏంటంటే కొనుక్కోవచ్చు. <giggles> కాకపోతే ఏంటంటే ఒకటి రెండు కొనుక్కొని అంటే నాకొక ఒక ఒక లక్సరీ. నాకిట్లా ఉండాలి, ఇట్లా ఒక బార్ కౌంటర్‌లాగా ఇంట్లో ఉండాలి, ఒక బాల్కనీ ఉండాలి, సన్‌సెట్ వ్యూ ఇట్లా ఇవన్నీ కావాలని నేను చెప్పిననమాట. సో, అవన్నీ ఎవరు నెరవేరుస్తారు? <giggles> నేను చెప్పినవన్నీ ఎవ్రీథింగండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అలా <smacks lips> చేస్తూ పోతే, అయి అట్లాంటి ఆయనతో నేను ఆహ్, మాట్లాడితే ఎంత తప్పు నాది. సో, నేనట్లా, నన్ను నేను క్షమించుకోవడానికి అలా నా ఆయన నమ్మకాన్ని అలా తెలియగలుచుకుంటాను. అయితే ఇంకా ఆహ్, ప్రొఫెషనల్ లైఫ్‌కొచ్చేసరికి మా మేనేజరు ఉంటారనమాట. నేను ఒక్కొక్కసారి అక్కడ కూడా నాకు ఆంగ్రా ఆంగర్ ఇష్యూసే. ఏంటంటే నాకేదన్నా సరే, వర్క్ చెప్పేటప్పుడు మంచిగా చెప్పాలి, ఒక ప్రొఫెషనల్ ఎథిక్సనేవుంటాయి కదా! ఆహ్, మంచిగా చెప్పాలనమాట. అంతేగానీ ఏదో రూడ్‌గా, ఆ! "ఏమైంది? చేషినవా? ఇవాళ సబ్మిట్ జేస్తున్నావా?" అని అట్లా అంటే నేను జేయనే చేయనసల అది ఆ రోజు. అంటే ఎట్లంటే అయినా కూడా చేయను సబ్మిట్, అదొక పొగరో మరి, "నువ్వేంటి?" అనేదో అది యాటిట్యూడ్ చాలా ఉండేదనమాట నాకు. అయితే అలా కూడా చాలా సార్లు జరిగింది. తర్వాత ఇవన్నీ పెద్ద అంటే మా ఎవరైతే హెడ్డుంటారో అక్కడి వరకు వెళ్లాయి, ఈ చిల్లర గొడవలన్నీ చిన్న చిన్నవి. అక్కడికెళ్లాక, "ఏహ్! ఏంటి అసలు నువ్వు? <giggles> ఏంది నువ్వు ఏ అసలు జాయినయినప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడెలా ఉన్నావు? నీకు ఏది అడ్డొస్తుంది? ఇంత చిన్న, చిన్న వాటిని పట్టించుకుంటూ పోతే పాలిటిక్సనేవి ఎక్కడైనా ఉంటాయి. ఇలాంటి <smacks lips> వాటెవర్. ఇప్పుడు గ్రూప్స్ కానివ్వండి. గ్రూప్స్ గ్రూప్స్‌గా ఉంటారు కొంతమంది. కొంతమంది డివైడ్ అండ్ రూల్ లాగా చేస్తుంటారు. ఆహ్, మేనేజర్స్. కాబట్టి ఇవన్నీ తట్టుకోని నువ్వు, నీ ఎథిక్స్, నువ్వు నీ క్లాసనేది త తగ్గించుకోవద్దు. వాళ్ళ లెవెల్‌కి నువ్వెందుకు దిగజారుతున్నావు?" అని చెప్పి, కొంచెం ఒక కౌన్సెలింగ్ జేషి <giggles> క్లాస్ పీకి లిటరలీ, ఇంకలా చేస్తే, ఇంకప్పటి నుండి నేను కొంచెం అంటే ఎవరైనా నా జోలికొచ్చినా సరే, ఇంకా నేనోక క్లాస్‌గా బిహేవ్ చేయడం అనమాట. ఓ కొన్ని సా కొన్ని సార్లు ఇగ్నోర్ చేయాలి. కొన్ని కొన్ని సార్లు ఎంత రియాక్టవ్వాలో అంత అవ్వాలి గానీ నేను వాళ్ళలాగా యెళ్ళేసి, రియాక్టయిపోయి, ఓహ్! మండి పడిపోయి వాళ్ళ మీదకెక్కేస్తే, అక్కడ నేను ఎట్లంటే ఒక విల్లెన్‌లా కనిపిస్త. "ఏంటీమె?" ఆహ్, అరిస్తే ఎప్పుడు ఏ పనులు గావు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, <smacks lips> అదొకటి నే నే నేర్చుకున్నాను. ప్రొఫెషనల్ లైఫ్‌లో. అంటే ఏదైనా సరే ఒక మెయిల్ రూపంలోనో, ఒక ఫార్మాట్‌లో యెళ్లి, ఇప్పుడు కం ఒక వే ఒక మనిషితో‌ని చాలా ఎక్కువ ఇబ్బంది అయిందనుకోండి, హెచ్‌ఆర్‌కెళ్ళి కంప్లెయింట్ జేయాలి. అదొక ఆప్షనుంది మనకి. వాళ్ళతో కొట్లాడకుండా, అలా గూడా జేయొచ్చు కదా! సో, అలా నేర్చుకున్నాననమాట చాలా. ఎలా వ ప్రవర్తించాలి, ఏం చేయాలి అని. అలా మా హెడ్డు దగ్గర నేను చే చేసిన తప్పులకంటే చిన్న, చిన్న తప్పులు ఏంటంటే, సహనాన్ని కోల్పోవడము, కోపంలో ఒక మాట అనేసేయడము, నా జూనియర్స్‌ని ఒక మాట అనేసేయడము. అలా నేర్చుకున్నాననమాట.
ఆ! హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. అవును, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్. హుహు. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవునండి. హ్మ్. అవును. ఆ! అవును. ఆ! ఆ! అయితే ఇక్కడ తన కోపమే తన శత్రువన్నారు కదా! కోపమే మనకి శత్రువుట. హ్మ్.
అవునండి.
మరి ఇటువంటి పరిస్థితిలో, ఇప్పుడు మీరు వర్కు చేసేటప్పుడన్నారు కదా! వర్క్ లైఫ్‌లో ఆహ్, ఓరొ 4 రకాలైన పనులున్నాయనుకుందాం. హ్మ్. ఈ 4 రకాల పనంటే, ఒకటి క్యాషుకి సంబంధించింది, అది క్యాష్ హ్యాండిల్ చెయ్యాలి. ఇంకో దగ్గరేమో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేయ్యాలి, అంతే గదా! హ్మ్. ఇంకో దగ్గర ఇంకో ఇంకో పని. అంటే, ఇప్పుడీ క్యాష్ హ్యాండిల్ చేసే వాడికీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ రాదు. సరిగా అంటే, వాడు చేస్తాడు, కానీ ఇందులో వాడికి అంతా ఎక్కువ లేదు. అంటే, అప్పుడేమంటారంటే, ఏవండాయనా పని చెయలేడండి, ఆ క్యాష్‌లో కూర్చోబెట్టేయండి సరిపోతుందీ, ఇక్కడొచ్చీ ఈ పనంటే చేయలేడు అనంటాడు, కానీ ఈ ఈయనికేమని ఈయనికేమనిపిస్తందంటే, అరేయ్, నేను చెయలేకపోవడవేంటి, నేను మొన్నటి వరకు చేశాను ఆ డిపార్ట్‌మెంట్‌లోను, ఆహ్, ఇక్కడ నేనూ పనిచేటప్పుడు నేను చెయ్యాలనిపిస్తది. అంటే, ఈ నమ్మకం పోయిందాయినికి. ఈ అందుకని గీ క్యాష్‌లో కూర్చోబెడుతున్నారు కదా! మరి ఈ, ఇలాంటి పరిస్థితిలో నమ్మకం తెచ్చుకోవాలి అంటే, ఒక డిపా మీరొక పని చెయలేరన్నారనుకోండి మీ ప్రొఫెషనల్‌గా, వర్కా లైఫ్
టేమూన్ అవును. హ్మ్. అవును. హ్మ్. <sniffs> హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హుహు.
"ఈ పని నేను జెయలేనన్నప్పుడు నేనెందుకు చెయలేను, మొన్నటి వరకు చేశాను కదా!" అనీ అన్నప్పుడూ ఆ నమ్మకం తెచ్చుకోవాలంటే ఎలా ఏం చేయాలి?
హ్మ్. హ్మ్. అంటే, నేను చేశాను గదా! అని చెప్పడం వేరు, ఎఫిషియంట్‌గా చేయడం వేరు ఒకటి. అన్ ఆ! ఆ! చేసి చూపించడమే, కానీ క్వాలిటీతోని చేసి చూపించాలనమాట. అంటే, ఎవరైనా జేస్తారొక పనిని, ఆ పనిలో ఏ వంకలు లేకుండా, ఏ లు అంటే, మనా మన సైడ్ వేలెత్తి చూపించకుండా, ఆహ్, ఏ మిస్టేక్ లేకుండా చేయడమనేది ఇంపార్టెంటు, కన్సిస్టెన్సీ ఇంపార్టెంటు. అంటే, ఒక నెల రోజులు చేసేసినా నేను చేషేషినా అనుకోడానికి లేదు, కన్సిస్టెంట్‌గా, ఏ కంప్లెయింట్ లేకున్నా, ఒకే డిపార్ట్‌మెంట్‌లో, ఒకే పొజిషన్‌లో, ఎక్కువ రోజులున్నప్పుడు నమ్మకమనేది ఆటోమేటిక్‌గొస్తది. ఎస్పెషల్లీ క్యాష్‌లాంటివి ఆహ్, డీల్ జేసేటప్పుడు నమ్మకమనేదీ కన్సిస్టెన్సీ‌లోమే లోనే వస్తది.
హ్మ్. చేసి చూపించడం. చేసి చూపించడవనేది ముఖ్యం కదా! ఆ! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు నీకు అంటే, నా సందేహం మీకి నేనడిగిందేంటంటే
యాహ్! హ్మ్.
క్యాష్‌లో మీరు బా పని చెయగలరు, ఎడ్మినిస్ట్రేటివ్‌గా పా ఎడ్మినిస్ట్రేటివ్ వర్క్ చెయలేరు అన్నారనుకోండి
హ్మ్. హ్మ్.
మీకైతే చెయగలననుంటుంది. నేనూ చెయలేపోవడవేంటి హ్మ్.
హ్మ్. అయితే చేషి చూపించాలి. చేసి చూపిస్తేనే బెటర. లేపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకీ కాన్ఫిడెన్సుండాలి, నిజంగా నేను చేస్తానా, లేదా అని. ఎందుకంటే, పని రాకుండా లేకపోతే కనీసం కొంచెం సెల్ఫ్ డౌటున్నా నేను చెయ్యగలనా అని, ఆ ఛాలెంజ్ ఒప్పుకోకపోడమే బెస్ట్. నిజంగా కాన్ఫిడెంటు ఆ!
చె చె అది, ఆ! అవును. కాదు. ఆ! ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మనకి వర్కెవరైతే ఇంట్రెస్ట్ చేస్తారో ఆయనేవంటాడంటే, మీరెళ్లి క్యాష్‌లో గూర్చోండి, మీరెళ్లి ఈ వర్క్ చెయ్యండంటాడు, కానీ యాక్చువల్‌గా మీరీ వర్క్ చెయ్యండి, క్యాష్‌లో కూర్చోండని నార్మల్‌గా జెప్పేస్తే, యెళ్లి కూర్చుంటా, కానీ మీరీ ఎడ్మినిస్ట్రేటివ్ వర్క్ మీరూ మీరు చెయ్యలేరులేండి, మొన్నా య్ ఆ! ఆ! చెయ్యలేరంటాడు, కానీ మీరు చెయ్యగలరు, మీకు కేపబులిటీ ఉంది. మీరు చెయగలిగినప్పుడు అప్పుడూ ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. చెయ్యలేరు గాబట్టి. అవునవును. అవును. అవును. అక్కడా ఏంటంటే, అవసరం లేనివీ కావాలని పోక్ చెయడానికి ట్రై చేస్తుంటారు మనల్ని ఎంప్లాయిస్. అంటే, రెచ్చగొట్టే పనులనమాటివీ. సో
ఆ! ఆ! మరి మనం నమ్మకం తెచ్చుకోవాలి గదా! ఆయన, నేను చెయగలనండీ అనంటానికి ఏం చెయ్యాలంటారు?
చేసి చూపిస్తే బెటరంట నేను. యాహ్! నేను చేస్తాను, నేను చేస్తాను అని చెప్పి తనతోని, ఒక ఛాన్సు కావాలని జెప్పి. <coughs>
చే చేసి చూపిస్తాను. చేస్తానని, చేస్తానని ఆ! కా అంతే. కరెక్ట్ మీరు జెప్పింది. అంటే, ఛా ఛాన్స్ కావాలనడగాలి. అంటే, ఇలా అయితే ఇలా అడగడం కరెక్టంటరా? లేపోతే మనం ఆయనా అక్కడ అక్కడాయనా మర్క్ వర్క్ ఆయన కదా ఇంట్రెస్ట్ చేసేది. హ్మ్, సో, నువ్వుక్కడికెళ్ళిపో అన్నాడు, క్యాష్‌కెవెళ్ళిపోన క్యాషెన
అవును. హ్మ్. హ్మ్. అంటే, ఒక ఆహ్, ఆహ్, ఎవరు లేకున్నా ఒకసారి 1:1 కూర్చొని పర్సనల్‌గా, మన బాధేంటో చెప్పాలసలు. మీకెందుకలా అనిపిస్తుంది, నేను చెయ్యలేనని నేను చేస్తాను మీకెందుకనిపించట్లేదో ఒకట్ ఒక రీజనన్నా చెప్పాలి గదా! ఆహ్, చు ఏది, ఏం చూసి జడ్జ్ చేస్తున్నారు అని. సో, ఏం లేదు అనుకో, మరట్లాంటప్పుడూ ఆహ్, అలా ఎలా అంటారు. <smacks lips> ఇప్పుడు డైరెక్ట్‌గా యెళ్లి కూర్చోండంటే, నేను కూర్చుంటాను. యాజ్ ఏ సీనియర్ మీరు జెప్పింది నేను చెయ్యాలి గాబట్టి నేను చేసేస్తాను. కాకపోతే, ఇది నువ్వు చెయ్యలేవు అని చెప్పాల్సినవసరం లేదు గదా! ఒకవేళ మీరు చెప్తున్నారు ఆ మాట అంటే, మీకు 100 రీజన్సుండాలి అది జస్టిఫై చేసుకోడానికి, దాన్ని ప్రూవ్ జెయడానికి. అప్పుడే మీరనాలామాట, లేదంటే అనగూడదు గదా! సో, నేను ఖచ్చితంగా అంటే, నలుగురు ముందు జరిగే డిస్కషన్ గావొద్దిదీ. ఎందుకంటే, మూడో పర్సనుంటే గూడా వాళ్ళకు ఆ ఇగో క్లాషయిపోయి, ఇంకా పెద్దదయిపోతది గొడవ. సో, ఇద్దరే కూర్చొని ప్రశాంతంగా ఆహ్, అంటే, నిదానంగా, టోను అనేది చాలా స్లోగా, ఆహ్, మంచిగా మాట్లాడీ, మనం క్లారిఫై తెచ్చుకుంటే బెటరు. <smacks lips> ఆ క్లారిటీ గూడా లేకుండా, అక్కడ గూడా రూడుగా మాట్లాడి, ఆ! నువ్వు చెయ్యలేవు, అది ఇది అంటే, ఇంకా 2 ఆప్షన్సున్నాయి. ఒకటి ఇగ్నోర్ చేసేసి, ఆయన అసైన్ జేషిన పని జెయడమే, లేదంటే ఆహ్, లే కొ ఇంకా అంటే, అది నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళి, "మీరనడం తప్పు, నాకు నచ్చలేదు" అని జెప్పి, అది దాన్నే కంటిన్యూ జెయ్యడం. ఇట్లా మనకు 2 ఆప్షన్సనేవుంటయి. మనకి కన్వీనియంట్‌గా, మనకా జాబెంత అవసరమో, దాన్ని బట్టి మనం రియాక్టవ్వడం బెటరు. అంటే, ఈఎం‌ఐల వల్లా మనం జాబ్ సడన్‌గా ఒదిలెయ్యలేం గదా! కాబట్టి, ఆహ్, జాబ్ జాబింపార్టెంటే, మళ్ళి రేపు పొద్దున లేస్తే మళ్ళీ వాళ్ళ మొహాలే చూడాలి గాబట్టి, ఆ ఒక్క రోజు <giggles> విని, వినకుండా ఉంటే మన పొజిషన్ సేఫే అని నా ఫీలింగ్. కాపోతే ఏంటంటే, అక్కడ ఆత్మాభిమానమనేది కొంచెం దెబ్బ తింటది. సో, కొన్ని కొన్ని సార్లు మన ప్రయారిటీ అండి సిచ్యువేషన్స్‌ని బట్టి. ఏదెక్కువా ఇంపార్టెన్సనేది, ఏ రోజు మనం డిసైడ్ జేసుకోవాలి. ఎంత ఇప్పుడు నేనిలా రియాక్టవుతే, మన్ దాని పర్ పర్యవసరాలు గూడా ఆలోచించాలి గదా! వాళ్ళేం జేస్తారనేది రియా యాక్షన్‌కి రియాక్షననేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి, ఎంత మనము యాక్షన్ తీసుకోవాలో అంత తీసుకుంటే బెటరు. ఏది చేషినా క్షణికావేశంలో మాత్రం చెయ్యకుండా, ఆలోచించి, వీలైతే ఒక కొలీగ్స్ సజెషనో, లేకపోతే ఇంట్లో వాళ్ళ సజెషనో తీసుకొనీ, అంటే, మీ మనస్తత్వం వాళ్ళకి తెలిసుంటది గదా! కాబట్టి, ఆహ్, అలా ఒక్ ఆహ్, థర్డ్ పర్సన్‌కి చెప్తే ఏంటంటే, వాళ్ళు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తారనమాట. మనము మనకున్న కోపం వాళ్ళకుండదు, వాళ్ళది క్లియర్‌గా ఉంటది వ్యూ చూసే వాళ్ళకి. అవును. వాళ్ళు అన్ వాళ్ళు బయట వాళ్ళు ఖచ్చితంగా మంచీ సజెషన్సిస్తారు. ఇప్పుడెవరైనా స్క ఒచ్చేసి, మనకి ఏదన్నా ప్రాబ్లమ్ జెప్తే, ఆ! ఇలా చేస్తే అయిపోతది గదా! అంటాం. వాళ్ళకెందుకు రాదు ఆ థాట్, ఎందుకంటే, వాళ్ళు కూరుకుపోయుంటారు ఆ ప్రాబ్లమ్‌లో. వాళ్ళ మైండ్ పని జెయదప్పుడు.
హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! అవును. హ్మ్. అవునా? అవును. ఆ! హ్మ్. ఆ! హ్మ్. అవునవును. హ్మ్. ఆ! ఆ! ఆ! ఖచ్చితంగా ఉంటుంది. అ హ్మ్. హ్మ్. అవునవును. ఓహో! ఓహోహో! హ్మ్. అంటే, ఒకళ్ళ ప్రాబ్లమ్ ఇంకోళ్ళకి చాలా ఎ చిన్నదిగా కనిపిస్తుందట. మనకి పెద్దదిగా కనిపించేవి ఇపు ఇపుడ్
ఆ! చిన్నదిగా కనిపిస్తుందీ. కాకపోతే క్లారిటీ ఉంటది మనకి.
అంటే, నాకా పెద్దదిగా కనిపించే ప్రాబ్లమ్ మీరు చూస్తే చిన్నదిగుంటది. ఓసింతేనా అననిపిస్తుంది. అంతే గదా! ఆ!
ఆ! అంతే. మన వరుకొస్ మన వరుకొస్తే ఎవరికైనా అది పెద్దదిగానే కనిపిస్తది. అది యెస్. పెర్‌స్పెక్టివండి. అది మనమెంత సీరియస్‌గా తీసుకోవాలి అనే దాన్ని, మన మైండ్‌సెట్ మీదనే ఉంటది. మన పీస్ ఆఫ్ మైండ్ పడగొట్టుకోవాలా, పడగొట్టుకోవద్దా అనేది గూడా మనమే డిసైడ్ చెయొచ్చు. అంత ఎమోషనల్‌గా, స్ట్రాంగుండాలి ఫస్ట్. మన ఎమోషన్స్‌ని నియంత్రించుకుంటే, యాహ్! ప్ర పర్సనల్ గానియ్యండి, ప్రొఫెషనల్ కానియ్యండి, మనమూ అధి అధిగం ఆహ్, అంటే, రిలేషన్స్ కాపాడుకుంటూ, మన సెల్ఫ్ రెస్పెక్ట్ పడగొట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడుకోచ్చు.
అదదే. ఆ! ఆ! హ్మ్. ఆ! అయితే, మీరు తప్పు చేసినప్పుడు నమ్మకాన్ని ఎలా తిరిగి తెస్తారు. అనేటువంటి దాన్నీ ఎంతో చక్కగా వివరించారు. మీ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్‌తోని గానీ, లేకపోతే ఆహ్, హ్మ్, వివిధ రకాలైనటువంటి ఉదాహరణలతో చెప్పారు. మీతో మాట్లాడినందుకూ చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.